హ్మ్. పైన దీపో ఆ! అంటే ఇట్లా కారాలా పఫుంటది కదా! పఫు మెటీరియల్ లాగా ఉంటది. దాని మీద చక్కెరేసుంటది. ఓహ్, చక్కెర. ఓకే. ఎంత బావుంటదంటే, హ్మ్. మొత్తం నానబెట్టేసేయాలి. చాయిలోఏసేసి ఒక 2, 3 మినిట్స్ తరువాత మెల్లగా తీసుకొని తింటుండాలి అబ్బా! స్వర్గం అండి. అసలు మంచి బ్రేక్‌ఫాస్టనే చెప్పాలి. అంటే అది కూడా మైదా పిండే, మంచిది కాదు. బట్, ఎప్పుడో ఒక్కసారి తినడానికి మా ఆ! మా ఇంట్లో మా కజిన్స్ ఒక 10 మెంబర్స్ వస్తాము, నైట్ అంతా ఓవర్‌స్టే నైట్ అంతా నైట్ అవుట్ చేస్తాం. మా మమ్మీ ఏం చేస్తది అంటే, నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా, ఒక పెద్ద బగోరా నిండా చాయ్ బెట్టేసి అందరికి బిస్కిట్లు ఇచ్చేస్తదన్నమాట. చూసినారా ఇక్కడ కూడా, అక్ ఆమె కన్వీనియన్సే.
ఏంటది ఫైనా? ఆహా! ఆ! హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఆహా! హుహు. ఆ! అదే. ఎప్పుడన్నా ఒకసారి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles>
ఏ దోసలో, ఇడ్లీ‌లో చేయకుండా
పే కానీ అవును. నిజంగా, మీ దగ్గర నార్మల్ రెసిపీస్ కంటే ఎక్కువగా టీ రెసిపీసున్నాయండి కొత్త, కొత్తగా చెప్తున్నారు మీరు నిజంగా. హ్మ్. చాలా బావుంది అసలు. ఈ ఆహ్, వీటితో మాములుగా హ్మ్. చెప్పండి.
యాహ్! యాహ్! యాహ్! యాహ్! సో అ అక్కడ వరకు హ్మ్. హ్మ్. చెప్పండి.